ఓకే. ఆహ్, అంటే మీకు మీ వర్క్ గూడా ఎలా ఉంటుంది? మీకు కొంచెం ఎక్కువగా స్ట్రెస్ తోటి కూడి ఉంటుందా?
జు స ఆ! సో మా నాది కంప్యూటర్ వర్క్ అండి కంప్యూటర్ వర్కు. ఎక్కువసేపు కూర్చొని ఉండాల్సి వస్తది. ఒక్కొక్కసారి ఆహ్, ఇంకలాగే 8 గంటలు, 9 గంటలు
హ్మ్. హుహు. హ్మ్. అయితే మీకు ఇలాగా ఈ ఇలాగా 8, 9 గంటలు పని చేసే సమయంలో మీకెక్కువగా స్ట్రెస్ లాగా అలాగేమినిపించదా?
ఇంకా కూర్చొనే చేయాల్సొస్తుంది ఇంక. ఆ! లేదండి. స్ట్రెస్ అది ఏముండదు గానీ అంటే ఏం లేదు పొద్దున్నే లేచిన తర్వాత కొద్దిగా ఆహ్, అంటే ఈ ఫోను, టీవీ ఎటువంటివి పెట్టుకోకుండా లేగవగానే ఒక 15 మినిట్స్ టు ఆహ్, 15 నిమిషాలు ఓ 15 నిమిషాలు, ఇరవై నిమిషాల వరకీ నేను అంటే ప్లెజెంట్‌గా ఒక ఏది ఇబ్బందులు లేని వాతావరణంలో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత నుంచే ఏ పనైనా మొదలుపెట్టడం అంటే నేను ఆహ్, లెగిసి మార్నింగు నా పనులు చేసుకోవడం దగ్గర నుంచి ఏదైనా సరే ఫస్ట్ అయితే, ముందైతే మాత్రం నేను అదైతే లెగిచిన వెంటనే అది పాటిస్తాను, అది పాటిస్తాను. తప్పకుండా పాటిస్తాను.
హ్మ్. హ్మ్. అవును. కొంచెం ఆ రోజంతా ప్రశాంతంగానే ఉంటుందేమో. హ్మ్. అవును. వాతావరణంలో. హుహు. హ్మ్. ఓహో! ఓకే. హ్మ్. హ్మ్. చేస్తుంటారు. ఆ! అయితే మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటారు బ్రేక్‌ఫాస్ట్‌ లోకి?